ఓకే. ఓకే. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు ఓకే అండి. అంటే ఇప్పుడు మీరు జియో ఆహ్, ఈ హాట్‌స్టార్ అది పెట్టారనుకో, అందులో కూడా చాలా వరకు యానిమేషన్ సీరీస్‌లు గాని, కార్టూన్స్‌ గాని ఉంటున్నాయి. ఇప్పుడు, ఇప్పటికి కూడా మీరు ఫాలో అయ్యే కార్టూనేదైనా ఉందా?
ఆ! మీకు కుదిరితే చూడండి. అవును. ఆహా! అవునవును. ఆ! నేను ఆహ్, ఫాలో అవ్వడమంటే, ఇందులో చూస్తా యూట్యూబ్‌లో. అది మా ఇంట్లో మా పాప లేనప్పుడు చూస్తా అన్నమాట. ఈ 'లూని ట్యూన్' షో ఉంటది కదా! అది చూస్తాను. ఎందుకొ అవి నచ్చుతాయి నాకు. అది 'లూని ట్యూన్స్' అన్ని బేబీస్‌గా ఉన్నప్పుడు ఉంటది కదా!
హుహు. ఓకే. అవునవును. హ్మ్. హ్మ్. ఆ! అవునవును. ఆ!
ఆ! అది చూస్తా. ఇ ఇంకొకటి ఇది కార్టూన్ కాదు కానీ, అప్పుడప్పుడు 'లిటిల్‌ సోల్జర్స్‌' కూడా సీన్స్ కొన్ని పెట్టుకొని చూస్తూ ఉంటాను. <chuckles>
హ్మ్. అవునండి. అది కూడా చాలా మంచి మూవీ యాక్చువల్‌గా. <chuckles> హ్మ్. బావుందండి. అయితే చిన్నప్పుడు మీకిష్టమైన కార్టూన్‌లేంటి? మీరేమేమి చూసేవారు? అలాగే ఏమేమి ఇష్టపడేవారు? హుహు.
హ్మ్. ఆ! ఇంకా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటది. మీరిందాక అడిగారు కదా! నెట్‌ఫ్లిక్స్‌లో 'ట్రాష్ ట్రక్' అనుంటది. అది కూడా ఆ! అంటే ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి యూట్యూబ్‌లో, పిల్లలకి ఎలాంటి కార్టూన్స్ చూపించొచ్చు అనే దాంట్లో, ఈ 'ట్రాష్ ట్రక్' ఒకటి నెట్‌ఫ్లిక్స్‌లో. అది ఎక్కువ మూవ్‌మెంట్ ఉండదు. అది కూడా స్వీట్‌గా, క్యూట్‌గా ఎళ్ళిపోతదన్నమాట. మళ్ళీ హా బ్రైట్ కలర్స్ ఏం ఉండవు.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హుహుహు. అంటే పిల్లలకు అనుగుణంగా ఉంటుంది. ఓకే.
ఆ! అది కూడా నీట్‌గా ఉంటుంది. 'ట్రాష్ ట్రక్' ఒకటి. మీకు ఒకవేళ ఆపిల్ అది ఉంటే అందులో ఈ 'స్టిల్ వాటర్.'
ఓకే. ఇది కుడా బావుంటుంది. హ్మ్. హ్మ్. ఓకే.
ఆ! ఇవి రెండు ఆ! ఇప్పుడు పిల్లలకి రికమెండ్ చేయొచ్చన్నమాట.
ఓకే. ఓకే. హ్మ్. బావుందండి. అంటే మీ కార్టూన్సన్నీ కూడా చాలా బాగా వివరించారు మీరేమి ఇష్టపడతారో, అలాగే మీరు ఇప్పటికే ఇష్టపడేవేంటి అని. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ తప్పకుండా కలుద్దామండి.
హ్మ్. హుహు.

ఆ! అప్పడ్లో అంత హ్యూమరుండేది గాదు. వాళ్ళేందుకు చేసారని అర్థమయ్యేది గాదు. ఓకే. ఇప్పుడు జూస్తుంటే, ఓహ్! ఇట్లనా అని అర్థమై నాకే నవ్వొస్తుంది. అప్పుడు ఓ ఎంజాయ్ చేసేదాన్ని. ఇప్పుడు జూడే అంటే అసలు హ్యూమర్ అర్థమయ్యేది గాదా కాదు కదా! అప్పుడు. సో, అట్లా అన్నమాట. ఇంకొకటి జానీ బ్రావో అని ఒచ్చేది. అదైతే అసలు చూసేదాన్నే కాదు. ఎందుకో అది అంతా ఆ!
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. అవును. అది. అవును. అంత పెద్ద హిట్ అయ్యేది గూడా లేదండి. అది కూడా అంత బాగుండేది గాదు. హ్మ్.
ఆ! అంత నచ్చేది కాదు. ఇదంతా కార్టూన్ నెట్‌వర్క్. ఇదంతా అయిపోయిన తరువాత పోగో, సడెన్‌గా పోగో గూడా ఒచ్చిందన్నమాట.
అవునవును. కొన్ని రోజుల తర్వాత పోగో అనే వేరే చానెల్ మొదలుబెట్టారు. హ్మ్.
పో అవును. ఆ పోగోలో 'మాడ్' అని ఒక ఇదొచ్చేది.
దానికి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉందండి. నిజం చెప్పాలి అంటే. హ్మ్.
ఆహా! <chuckles> ఆ! ఆఫ్ ఆ మాడొచ్చినప్పుడు, వాడు అప్పడికి మనకి తెలియదు కదా! ఇవన్నీ పెట్టుకోవాలి ముందే అని. వాడు చెప్తుంటే, అవి నేను కూడా ట్రై చేసేదాన్ని. చూయ్ చూసి చేయటము అవన్నీ చేసేదాన్నన్నమాట. సో, అ అ అట్లా నా నాలో కూడా కొంచెం క్రియేటివిటీ మాడ్ ప్రోగ్రామ్ వల్ల ఆహ్ ఆ! పెరిగింది అని గూడా చెప్పొచ్చు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. <chuckles> పెరిగిందంటారా? హ్మ్. హ్మ్. ఇది చాలా అంటే ఈ షో మీకు పర్టిక్యులర్‌గా ఎందుకు నచ్చేది? అంటే అతను అందులో చూపించే ఆహ్, క్రాఫ్ట్స్ కానీ, లేదా ఐ మనకి అవసరమైనవి ప్రిపేర్ చేసి చూపించడం కానీ, ఇలాంటివన్నీ ఉండేవి. మీరు ఆ టీవీ చూస్తూ ఫాలో అయిపోయేవారా, లేదా ఎక్కడైనా నోట్ చేసుకొని తర్వాత చేద్దామని మీరు అన్నీ సమకూర్చుకున్నాక చేసేవారా?
హ్మ్, హ్మ్. హ్మ్. అవును. అవును. అవును.

ఆ! అంటే చిన్నప్పుడు ఆహ్, అప్పట్లో 'కార్టూన్ నెట్ వర్క్', పోగో ఈ రెండే ఉండేదన్నమాట. 'పోగో' కూడా ఫస్ట్ ఉండేది కాదు. ఉత్తి 'కార్టూన్ నెట్ వర్క్' అది కూడా బ్లాక్ అండ్ వైట్. ఆహ్, హ్మ్, ఆహ్, ఒక ఐకాన్ లాగా ఉండేది పైన. <sniffs> <chuckles> అదొకటి. 'కార్టూన్ నెట్ వర్క్' కోసం ఇంకా 'టామ్ అండ్ జెర్రీ' ఒస్తుందంటే ఓహ్! ఎగబడి ఎగబడి జూసేవాళ్ళం మాట. ఇప్పుడు, ఇప్పడికి జూస్తుంటే అరె! వాళ్ళిద్దరు గొట్టుకుంటుంటే మనం చినప్పుడెందుకంత పిచ్చోళ్ళ లాగా <chuckles> జూసాం అని అనిపిస్తుంది. ఇంకొకటి
అవునండి. హ్మ్. హ్మ్. అవును. ఒచ్చేది. హ్మ్. హుహు. అవునండి. హుహు. ప దానికి ఇప్పటికూడా ఫ్యాన్స్ ఉన్నారండి. ఇప్పుడు చూస్తూ ఇప్పుడు గూడా చూస్తూంటారు అందులో నేనొకదాన్ని. <chuckles> హ్మ్.
అవునవును. ఆ! <chuckles> ఆ! అవును. ఇప్పటికి ఆ! ఆ టైంలో బాగుంటాయి. ఇప్పుడది మళ్ళీ ఇంకా క్యూట్‌గా కనపడడానికి అట్లా అట్లా ఏవో మార్చి చేసారు. అదంత బాగో అంత నచ్చదు నాకు.
హ్మ్. అవును. అవునండి. ఇపుడొచ్చేదంత బాలేదు. అప్పట్లో ఉండేది వింటేజ్ అన్నమాట. ఇంకది మళ్ళీ రాలేదలాగా. హ్మ్.
హ్మ్. ఆ! అవును. అవి చూస్తే బోర్ గొట్టదు గాని, ఇవి ఇప్పుడు ఇవి చూస్తుంటే మాత్రం కొంచెం ఆ!
హ్మ్. ఇప్పుడు చుతే, చూసుకుంటే బోర్ కొడుతున్నాయి. హ్మ్.
ఇంకొకటి 'ఈటీవీ' తెలుసా మీకు?
అవును. ఈటీవీలో కూడా సాయంత్రం 5:30 ఇచ్చేవారు. హ్మ్. ఆ! అవును. హ్మ్.
ఆ! అవును. 'డిస్నీ ఆర్' అనొచ్చేది. అసలు దాని కోసము వెయిట్ చేసేదాన్ని ట్యూషన్ కూడా మానేసి మరి <chuckles> జూసేదాన్ని.
<giggles> ఓకే. హ్మ్.
సేమ్ ఈ 'కార్టూన్ నెట్ వర్క్‌'లో లాంటిదే. ఒకటేమో ఆహ్, 'జంగల్ బుక్' లాంటిది ఏదొ ఒచ్చేది. మోగ్లీ అది. ఇంకొకటేమో ఆహ్, ఈ డోనాల్డ్ డక్ ది. అవి ఒచ్చేవి. ఆ! అవును.
హ్మ్. హ్మ్. అవునవును. అవును. అంటే, 3 బాక్సుంటాయి. వాడు చాలా ధనవంతుడు. హ్మ్. అంకల్స్ క్రూజ్ అనేవారు. హ్మ్. <chuckles> ఫన్నీ. హ్మ్.
ఆ! ఆ! అవునవును. 'అంకుల్ స్క్రూజ్' ఒకటి లూయి గుయ్యి ఏదో ఉండేది. వాళ్ళ పేర్లు అయి <chuckles> మర్చిపోయానిప్పుడు. ఆహ్, అవి కూడా అసలు బాగుండేయి చాలా. ఇంకా ఆ కార్టూన్ నెట్ వర్క్‌లి ఎంత మన ఓన్ చేసుకునేదానంటే నేను. ఆహ్, మా మా కజిన్స్‌లో ముగ్గురుండేవా ముగ్గురు ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళమనమాట మేము. ఆ! మా ముగ్గురికి మే మేమే పవర్ పఫ్ గర్ల్స్ అని పేరు బెట్టేసుకొని. <chuckles> ఒకళ్ళేమో బ్లోసమ్స్, ఒకలేమో బబుల్స్, ఇంకొకళ్ళేమో, ఇంకొకళ్ళు బ్లోసమ్ బబుల్స్, బటర్ కప్.
అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. <chuckles> అవును. హ్మ్. హ్మ్. ఆ! అవును. హ్మ్. హ్మ్.
ఆ! ఈ 3 అన్ని పేర్లు పెట్టుకొని ఏంటేంటో పిచ్చి పిచ్చిగా ఫీల్ అయిపోయేవాళ్ళం. ఇంకో ఆ!
<chuckles> అవునవును. అంటే మీరు ఆ కార్టూన్స్ చూసినప్పుడు ఎందుకంత ఇష్టపడేవారు ఎక్కువగా వీటిల్ని?
ఆ!

పవర్ పప్ గర్ల్సయితే ఈ ముంజు జోజో అనుండేవాడు. ఆహ్, ఆ పేరు గూడా భలే బావుండేది. ఆ! అది గు అదెందుకో నచ్చేది. ఇంకా ఈ డెక్‌స్టర్స్ లాబ్‌రేటరీ అని వాడొక తమ్ముడు వాడి తమ్ముడనమాట. వాడు ఆహ్, లాబ్‌లో కూర్చొని ఏవో ఎక్స్‌పెర్‌మెంట్లు చేసుకుంటూ ఉంటాడు. ఆ! చైల్డ్‌లా
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అ అ హ్మ్. హ్మ్. చేస్తూ ఉండేవాడు. అవును. అప్పట్లో ఒచ్చే షోసన్నీ చాలా బావుండేవండి కార్టూన్ నెట్‌వర్క్‌లో. మీకింకా చెప్పాలి అంటే గనుక ఆహ్, ఇవి కూడా ఒచ్చే 'స్కూబీ డూబీ డు', ఇంకా 'పాపాయ్ షో' అని అలాగే 'కరేజ్.' కరేజనే ఒక కుక్కది కూడా ఒచ్చేది. హ్మ్. అవును. <laughs> అది గూడా బావుండేది. హ్మ్. ఇవన్నీ గూడా అప్పుడొచ్చేవి. ఇప్పుడు అంత ఎఫెక్టివ్‌గా లేవు నిజం చెప్పాలి అంటే. హ్మ్.
ఆ! అవైరా ఆ! అది కూడా బావుండేది. ఆ! ఆ! 'కరేష్ ద కార్లీ డాగ్.' <chuckles> అదే దానికన్నీ భయమే. ఆ! ఆహ్ ఆ! మీరడిగినట్ మీరడిగినట్టు ఆ ఆ అన్నీ జూసేదాన్ని నేను. ఒకటి కామిడీ ఉన్నది చూసేదాన్ని, అసలు ఆహ్, అట్లా చూస్తూనే ఉండాలనిపిచ్చేది ఎంత సేపు ఆ కార్టూన్ నెట్‌వర్క్.
హ్మ్. హ్మ్. అవునండి. ఇప్పుడు గనుక ఒస్తే గనుక, మన పిల్లలకి కూడా మీరిలాంటివి చూపిస్తూ ఉంటారా? అంటే మళ్ళీ గనుక అవి ఒచ్చే అవకాశం ఉంటే?
ఆ! తర్వార్ ఆ! అంటే అవిప్పుడొస్త్ ఇప్పుడున్నాయి హాట్‌స్టార్‌లో కనిపిస్తాయి. కానీ, నేనే ఎందుకో చూపించననమాట మా పాపకి. అవీ హ్మ్. అలవాటయిపోతాయి. స్క్రీన్ టైమ్ ఎందుకులే అని అవి చూబించనెక్కువ. కానీ ఒక్కొక్కసారి మాత్రం నే నేను గూడా జూస్తాను.
హుహు. హ్మ్. మళ్ళీ అలవాటైపోతుందని. హ్మ్. ఓకే.